అయితే మరి వంటలు, మరి ఆహారం ఇవన్నీ మన కుటుంబంలో ఒక సర్వసాధారణంగా జరిగే విషయాలు కదా! అయితే ఈ కుటుంబంలో కొత్త వ్యక్తికి వంట నేర్పించే విధానం నీకెలా ఉంటుంది? నువ్వైతే గనక ఎలా నేర్పిస్తావు అంటే ఏం చెప్తావు?
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అవును. మా ఇంట్లో వంట అంటే, కేవలం రెసిపీ మాత్రమే కాదు, ఫ్యామిలీ బాండింగ్ గూడా. కొత్తగా ఎవరోచ్చారో వాళ్ళకి
ఓకే. ఓకే.
కిచెన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు వంట నేర్పిస్తున్నామంటే ఉప్పులేక్కడున్నాయి, పప్పులేక్కడున్నాయి, కారం ఎక్కడున్నాయి, అని కూడా వాళ్ళకి కిచెన్ టూరివ్వాలి. ఈ సరుకులిక్కడుటాయి, ఫ్రిడ్జ్‌లో ఇవుంటాయి, ఈ ఇక్కడ కూర కూర చేసేవిక్కడుంటాయి, రైస్ కుక్కర్స్ ఇక్కడుంటాయి, ఇగ ఇవి గరేటలు, ఇవి స్పూన్, అలా చెప్పాలి. లేకపోతే అదొక
హ్మ్. ఓకే. <chuckles> ఓకే. నిజంగా. ఎప్పుడన్నా ఇలా మీ ఇంటికెవరైనా కొత్త వ్యక్తి అంటే మీ బంధువు గావచ్చు, లేకపోతే మీ నేబరైయినా గావచ్చు, అలా కొత్తగా వచ్చి ఒకప్పుడు మీరు ఏదన్నా మీకు మీ దగ్గర ఒక రెసిపీ నచ్చి తను ఏంటంటే, అంతకుముందే వచ్చాడనుకోండి, మీ ఇంటికొచ్చి ఏదో రెసిపీ తిన్నాడు, అది చాలా బాగా నచ్చింది. ఆ తరువాత ఇది నాకు నేర్పించరా? అని అడిగితే గనుక, మీరు ఒక టైంలో ఈ టైంలో రండి, మ నేను ఫ్రీ‌గా ఉంటాను. ఈ టైంలో‌ గనుక వస్తే మనం ఖచ్చితంగా మళ్ళీ చేద్దాం దీని గురించని ఇన్వైట్ చేస్తే తను వచ్చాడనుకోండి, అప్పుడు ఏ విధంగా మీకు నచ్చిన వంటను గాని, ఎలా ఇంట్రొడ్యూస్ జేస్తారు? ఎలా మళ్ళీ ముందుకు దిసుకువేళతా వచ్చింది. సరే ఆహ్, వచ్చింది వచ్చింది అనుకోండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హుహు. తను వచ్చాడు కాదు. తను వచ్చింది అమ్మాయి ఆ! హ్మ్.
అలా ఎలా జేస్తారు?
ఆహ్. ఉన్న ఉన్నారు నా ఫ్రెండ్సున్నారు. అబ్బాయిలో ఎవరు ఫ్రెండ్స్ లేరు అంత చనువు తీసుకోలేదు. ఇప్పటి వరకు కానీ అమ్మాయిలు చాలా మందికి నేర్పించడం జరిగింది. అంటే ఒక సినిమాలో ఆహ్, అమ్మాయి 'నువోస్తానంటే నేనోద్దంటానా'లో హల్వా చేస్తానని చెప్పి వంటగదిలో దోరుతది, ఆహ్, అక్కడ ఏమి ఏమి సుగర్‌కిను సాల్ట్‌కి తేడా తెలియకుండా, హల్వాలో ఉప్పేసేస్తది ఇంత ఉపేసేసి, కాష్యూస్ ఇయన్నీ ఏసినా కూడా ఇంత ఉపేసేస్తుంది ఉప్మా లాగా చేసి తీసుకెళ్తాది. అలా కొత్తవళు కిచెన్‌లోకొస్తే వాళ్ళకి వంట చేయడం కన్నా ముఖ్యంగా ఏ వస్తువులేక్కడుంటాయి, ఏంటో గురించి కూడా మనం చెప్పగలగాలి. అలాగే ఆ! ఇప్పుడు కొత్త పర్సన్స్ ఎవరు అంటే, ఇప్పుడు కజిన్సుండొచ్చు, లేకపోతే కోసిస్టర్స్ అంటే తోటి కోడళ్ళు, గానీ లేకపోతే మేనకోడలు, మేనకొడుకులు, లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే ఎవ్వరైనా కూడా రావచ్చు. కుటుంబంలో కొత్తగా ఎవరైనా వచ్చి వంటగదిలోకెళ్లి నేర్పించమంటే కూడా మనం ఇప్పుడు మొద మొడో మొదటి రోజుల్లో ఫుల్ మీల్స్ కాకుండా, సింపుల్ పనులతో స్టార్ట్ చేపించాలి. అంటే ఒకేసారి
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. <chuckles> మొత్తం వేసేసు <laughs> ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. యెస్, యెస్. కాపోతే ఏంటంటే, చాలామందికి ఏంటంటే ఆహ్, వంటగదిలోకి వేరే వాలోస్తే గనుక వాళ్ళకి నచ్చదు. వాళ్ళే చెయ్యాలి అక్కడ, అక్కడ మొత్తం వాళ్ళే, వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళే వస్తాయన్నమాట. ఇంక వేరే వాళ్ళు కొత్త వాళ్ళొస్తే గనక
హ్మ్. నచ్చదు. హ్మ్. అవును. అంతా కలగబులగం చేసేస్తారు కదా! కొత్త వాళ్ళకి తెలియక కలగబులగం అయిపోతుంది. అవి ఇక్కడ ఇవి ఎక్కడ మొత్తం అంతా కదిలించేస్తారు, పెట్టినవి పెట్టినట్టు ఉంచరు ఆహ్, ఇలా చేసేస్తారు. ఇలా హ్మ్.
అవును. నిజమే. హ్మ్. అవును. ఇలాంటి టైంలో మరి కొత్త వాళ్ళకేలా జ నేర్పాలంటే, గనక ఒక సాహసం అనే చెప్పాలి కదా! వాళ్ళతో వంట అంటే. మరప్పుడేలా ఎలా అంటే కొన్ని కొన్ని సార్లు అక్కడ ఏంటంటే మనకు నచ్చిన విధంగా ఎదుటివాళ్ళు చేయొచ్చు, చేయకపోచ్చు. మనం ఎలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండి వాళ్ళకి నేర్పించాలి అంటే గనుక ఎలా జేప్తారు?
హ్మ్. మరే హుహు. అవును. ఆ! అంటే, మనం <swallows> బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నామా ఇవాళ అ అదే అంటున్నా గదా! ఇప్పుడొకేసారి వాళ్ళకి, ఒక ఫుల్ మీల్స్, పప్పు, పప్పల్సు, అన్నము, కూర, పచ్చడి, పెరుగు, ఫ్రై, అలా అన్నీ గాకుండా, మెల్లిమెల్లిగా రైస్ ఎలా కడగాలి, ఒక గ్లాస్ బియ్యంకి ఎన్ని నీళ్ళు పొయ్యాలి, కుక్కర్‌లో విజిల్స్ ఎన్నొచ్చేలాగా చూసుకోవాలి. కుక్కర్ విజిల్స్ కౌంటెంతుండాలి. ఆహ్, ఇప్పుడు పప్పు, ఉప్పు, ఆమ్లెట్టు ఎలా వెయ్యాలి, మ్యాగీ ఎలా చెయ్యాలి, ఇలా చిన్న చిన్నవి, టీ ఎలా పెట్టాలి?
ఓకే. ఓకే. ఓకే. ఇవన్నీ చెప్తే బావుంటదంటావు. ఆ! టీ కూడా మీరన్నట్టు. ఫస్ట్ టీయే గదా! టీ, కాఫీని ఫస్ట్ స్టార్టవుతుంది గాబట్టీ, అవే ఫస్టూ నేర్పిచ్చాలనీ అంటారు.
హా! టీ ఎలా పెట్టాలి? హ్మ్. అవును. అంటే, ముందూ వాళ్ళకసలేమేవొచ్చో అడగాలి. అడిగాక అక్కడి నుంచి మనం వాళ్ వాటితో కొనసాగిస్తూ, కంప్లీటయితే, అప్పుడు కొత్తవీ నేర్పించడానికి, ఓపిక చాలా ముఖ్యం. మెల్లమెల్లగా ఒక దాని తర్వాత వంట గదా! ఒకేసారి
ఓకే. హ్మ్. అంటే, వంటంటేనే ఓపిక. అసలు వంటా ఓపికెంత బాగుంటే వంట గూడా అంత బావుంటది అంటరు.
ఓపికతో చెప్పాలి. ఆ! హ్మ్. ఇప్పుడేవన్నా తప్పు చేస్తే మాడ్చేస్తేనో, లేకపోతే నీళ్ళు తక్కువ పోస్తేనేమో, ఏయ్! ఎన్ని సార్లు జెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం గాదా? ఇలా అరవకుండా, అలా కాదు ఇలా అని జెప్పి మెల్లిగా చెప్పాలి.
ఓకే. ఓకే. "ఏయ్! ఎన్ని సార్లు జెప్పాలి? ఒకసారి జెప్తే అర్థం గాదా?" అనింత మెల్లగనాలా? <laughs> అంత మెల్లగ జెప్పాలా? ఆ!
హ్మ్. ఆహా! అంటే అలా కాదు. ఆహ్, ఎన్ని సార్లు జేప్తే ఆహ్, అలా అలా, ఇంకలా అనకుండా మెల్లి ఆ! ఎ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! అది నువ్వు గుర్తుపెట్టుకోవాలీ, ఇలాగ మళ్ళీ మళ్ళీ తప్పులు చెయకూడదమ్మా, లేకపోతే కాలుతుంది, ఆ స్టవ్ మీదవి అంటుకుంటాయి, చేతులు కాలుతాయి, నూనె మీద పడుతుంది, అల్ అలాగ మనం వాళ్ళకి మెల్లిగా చెప్తూ అర్థం
ఓకే. హ్మ్. ఆ! ఓకే. అట్లా ఇవ్ ఇలా ఇలా గూడా జెప్పచ్చా, అలా కాదమ్మా, మెల్లిగా చెయ్యమ్మా, ఇదిక్కడుంటుందమ్మా, అరవద్దమ్మా.
హ్మ్. అంతే. ఆ! మళ్ళీ ఇలానే చేశావనుకోమ్మా, దెబ్బలు పడతాయమ్మ. దెబ్బలు పడతాయి అంటది గదా ఆ అమ్మాయి 'జయసుధ'.
<laughs> <laughs> ఓకే. ఆ! అట్లంటె అట్ల గూడొస్తే అట్లా అట్లా అప్పు అప్పట్లో అన్నారు. ఇప్పుడేమంటున్నారు? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతయిరా, అంటున్నారు. <laughs> అవును. అంటే
ఆ! కొట్టేస్తాను మిమ్మల్ని అంటుంది. ఆ! దెబ్బలు పడతాయి రో అంటే, అంత నవ్వుతూ కూడా చెప్పొచ్చు. <smacks lips> అంటే, "దెబ్బలు పడతాయి. ఏయ్! దెబ్బలు పడతాయి," అనకుండా, దెబ్బలు పడతాయి రాజ్ అంటే, నవ్వుతూ కూడంటే, స్వీటు వార్నింగ్‌లా గూడివ్వచ్చు వాళ్ళకి.
ఓకే. ఓకే. అంటే అవును. అంటే, కొత్త వాళ్ళకెప్పుడైనా స్వీట్ వార్నింగే ఇవ్వాలి. పాతోళ్ళకు గనకా కొంచెం మీరన్నట్టూ అవన్నీ ప్రయోగిస్తే బావుంటది.
ఆ! హ్మ్. అంతే కదా! ఆ! అలాగా ఇప్పుడు మిస్టేక్స్ జరిగితే కూడా మనం అరవకుండా ఎంత చక్కగా చెప్తున్నామో, వాళ్ళకి కూడా ఇంట్రెస్టొస్తుంది. అబ్బా! వీళ్ళ దగ్గర వంట నేర్చుకుంటే బ్రహ్మాండం. మొత్తం ఆహ్, నేల నాకిచ్చినట్టు ప్లేట్ నాకిచ్చేస్తారు జనాల్ని మన వంటలతో నిజం అలా ఫీలయిపోతారు. ఆహ్, లేకపోతే, అబ్బో! వీళ్ళు ఎప్పుడు గై గై గై గై గై అని అరుస్తూ ఉంటారు వంటలప్పుడు సరిగ్గా రావు, అన్న భావనలోకి వెళ్ళిపోతారు.
ఓకే. ఓకే. <laughs> <laughs> ఓకే. <laughs> ఎంత తొ ఎంత తొందరగా బయట పడితే, అంత మంచిదనుకుంటారేమో వాళ్ళ మనసులో.
హ్మ్. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలనుకుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఆహ్, టీచింగ్ స్టైల్స్‌లో ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్‌లాగా, హ్యాండ్స్ ఆన్ కుకింగ్ క్లాసెస్ తీసుకున్నట్టు, అంటే ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే కాకుండా, వాళ్ళకి దగ్గరుండెలా చెప్పించాలంటే, నేను ఫాలో అయ్యే మెథడు మొదట ఒకేసారి ఆహ్, నేను చేసి చూపిచ్చడమో, వాళ్ళు అబ్జర్వ్ చేయడమో, తర్వాత వాళ్ళు చేస్తుంటే నేను దగ్గరుండి వాళ్ళకి గైడ్ జేయడమో ఇలా నేను నేర్పిస్తాను. హ్మ్.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అవును. ఓకే. అయితే ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడేంటంటే ఉప్పు, కారం ఈ 2 కరెక్ట్‌గా అడ్జస్ట్ జేయాలి. కొంతమందేంటంటే ఉప్పు తక్కువ తింటారు, కారం తక్కువ తింటారు. కొంతమందేంటంటే ఉప్పు తక్కువైనా పర్లేదు గాని, కారం మాత్రం సూపర్ ఉండాలంటారు. మీరు గనుక మీరేం స్టైల్ ప్రిఫర్ చేస్తారు. అంటే ఇదేంటంటే, మరి హ్మ్, ఇప్పుడు వంటకి, వంటకి మధ్య దాని ప రకాన్ని బట్టి గూడా మారిపోతుంది. వంటల రకాన్ని బట్టి గూడా. కొన్ని నాన్‌వెజ్‌లో ఏంటంటే ఎక్కువమంది స్పైసెస్ గావాలి, లేకపోతే కారంగా కావాలి అనడుగుతారు. కొంతమంది ఏంటంటే పప్పులు వాటిలో మన్ నార్మల్‌గా మోడరేట్‌గా అన్నీ ఉంటే సరిపోతుందంటారు, మీరివన్నీ ఎలా జెప్తారు?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. ఆ! అవును. హ్మ్. అవును. అవును. అంటే, మెజర్మెంట్సిక్కడ చానా ముఖ్యం. అంటే కప్పు, కప్పుగా చూపిస్తామంటే ఒక కప్పు రైస్‌కి ఒక కప్పు వాటరు. ఒక స్పూన్ ఒకటి ఇక్కడ స్పూన్లు కొలత ముఖ్యం టీ స్పూను, టేబుల్ స్పూను ఉంటుంది. టీ స్పూనంటే చిన్నది, టేబుల్ స్పూనంటే పెద్దది. ఇప్పుడు ఒక, ఒక, ఒక టేబుల్ స్పూన్ కారం ఏస్తే టీ స్పూన్ ఉప్పే వెయ్యాలి. ఇప్పుడు ఆహ్, ఓ అలాగా మనం
ఓకె. హ్మ్. ఓకె. యెస్. ఓకె. ఓకె. ని నీకు తెలుసా అసలు యాక్చువల్‌గా తెలుసా నీకు? అంటే ఎంత కారం ఏస్తే గనక, ఎంత ఉప్పేయాలి? లేకపోతే ఎంత ఉప్పు వేస్తే గనక, ఎంత కారం ఏయాలి?
హ్మ్. ఆ! ఖచ్చితంగా అంటే ఉ ఉప్పు కారం సమపాలంగా ఉండాలంటే, కొంచెం కారము ఒక రెండింతలెక్కువగా ఉండాలి. ఉప్పు, ఉప్పు ఎక్కువైపోతుంది. ఉప్పు ఉప్పగా ఉంటుంది. క కారం మనం ఒక 3 స్పూనులేస్తే ఉప్పు ఒక స్పూనే వేయాలి.
ఓకె. అవును. ఓకె. ఓకె. ఆహా! అలా వేయాలి.
లేపోతే 1 ½ స్పూన్ వేయాలి అలా. అంటే ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి కూడా ఉంటుంది. హా! ఇం
హ్మ్. అవును. వాళ్ళ వాళ్ళేదైతే ఇష్టపడతారో దాని ప్రకారం బట్టి కూడా వేస్తూ ఉంటారు. యెస్.
హ్మ్. మెజర్మెంట్స్ ఆ! అప్పుడు స్లోగా వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే ఫ్యామిలీ స్పెషల్ రెసిపీసుంటాయి. సాంబారుంటుంది, పులిహోరుంటుంది, బిర్యానీ, పచ్చళ్ళు. ఎ ఎంతసేపు బయట ఆహ్, డబ్బులు పోసి అలేఖ్య చిట్టి పికిల్స్ ఆహ్, ఆహ్, చిట్టీ పికిల్స్ కొనుక్కుంటాము. ఇంట్లో ఇళ్లల్లో గూడా నేర్పిచ్చుకోవాలి. ఏ పచ్చడి ఎలా చేసుకోవాలి. దానికి కెరీర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరమే ఉండదు. పచ్చళ్ళు ఇళ్లల్లో చేసుకుంటేను. బయట కొనుక్కుంటేనే కావాలి. ఆ!
ఓకె. హ్మ్. యెస్. యెస్. యెస్. ఓకె. <laughs> బయట ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఫోకస్ చేసుకుంటే సరిపోద్ది అంటావు.
హ్మ్. ఇంట్లోనే ఫోకస్ చేసుకొని చక్కగా నేర్పించుకోవచ్చు. మళ్ళీ ఆ! చెప్పుకోవాలి ఇది మా అమ్మమ్మ హ్మ్.
ఓకే. బావుంది. కొన్ని, కొన్ని సార్లేంటంటే కొన్ని, కొన్ని మసాలాల ప్రిపరేషననేది ఫ్యామిలీ సీక్రెట్‌లాగుంటది. ఎందుకంటే, వాళ్ళు జేసే స్టైల్ ఇంకెక్కడ ఎవరు చేయకూడదు. ఈ స్ ఈ స్టైల్ గనుక కావాలంటే, మా ఇంటికే వచ్చి తినాలి అని ఒక ఒకటుంటుంది ఒక విధానం. సో, ఇలాంటి మసాలాలు దంచే విషయంలో, లేకపోతే ఈ మసాలాలు ప్రిపరేషన్ చేసే విధానంలో కొత్తవాళ్లకి నేర్పిస్తారా? లేకపోతే మీ ఓన్‌గనే ఆ మసాలా చేసి వాళ్ళకిస్తారా? అసలు ఆ మసాలా మీ ఇంట్లో ఉందా? ఏంటా మసాలా అని జెప్తరు? మరి చేసి చూపిస్తే మీ రెసిపీ వాళ్ళకి తెలిసిపోతుంది గదా! మొత్తం కంప్లీట్‌గా.
హ్మ్. అవును. చెయ్యరు గదా! హ్మ్. హ్మ్. అవును. హుహు. ఆహ్, ఫస్టు నేను చేసి చూపిస్తాను. ఫస్టు చక్కగా ఆ! ఆ! పర్వాలేదు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఓకే.
మీ స మీ వంటకం అన్నమాట. అదేంటంటే మీ ఫార్ములా, అది మీ ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా ఎవరు ఓకే.
హుహు. మరి నా రె నా ఫార్ములా అంటే, బయట వాళ్ళకి తెలీకుండా ఉంటది ఓకే. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మంచిదే కదా! ఇప్పుడు వాళ్ళకి నేర్పిస్తుందే అందుకు కదా మనం.
హ్మ్.
హ్మ్. ఎంత ఫార్ములా నేర్పిచ్చినా, అదే ఫార్ములాతో ప్రతి ఒక్కడు చదివిన ఆన్సరే మనం ఎగ్సామ్‌లో రాస్తాం కానీ, ఆ ఫైనల్‌గా టీచర్ కరెక్ట్ చేసేటప్పుడు రకరకాల ఆన్సర్స్ కనిపిస్తాయి. ఒకటే క్వెషన్‌కి ఇది గూడా అంతే.
ఓకే. అంటే ఫార్ములా తెలుసు కాబట్టి ప్రయత్నమనేది జరుగుతూనే ఉంటది గదా! మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు ప్రయత్నం జేస్తా ఉండొచ్చు. సక్సెస్ కోసం. ఒకవేళ సక్సెస్ వచ్చిందనుకోండి అప్పుడు?
హ్మ్. చేస్తారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ హ్మ్. అంటే ప్రతి ఇంట్లో చికెన్ కర్రీ జేస్తారు. ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో. కానీ అన్ని చికెన్ కర్రీలు ఒకే టేస్ట్ ఉంటాయా? ఒకటే ప్రాసెస్ ఫాలో అవుతారు గదా! కానీ ఒకటే టేస్ట్ ఎందుకు రావు? చేతి మహిమ ఇప్పుడు న నేనెంత వాళ్ళకి చూపిచ్చినా గూడా, నా చేత్తో నేను చేసింది ఒక రుచిలో ఉంటది. వాళ్ళ చేత్తో చేసింది ఒకళ్ళ ఒక రుచిలో ఉంటది. అలాగా ఎవరి రుచి వాళ్ళ చేతుల్లో ఉంటుంది.
ఉండవు. ఓకే. సో, ఎంత ఎంత ప్రయత్నం చేసినా ఒ చేతి, చేతి బట్టి వంటనేది మారిపోతుంది టేస్ట్ అంటావు. బావుంది. ఓకే.
మారుతుంది. ఖచ్చితంగా మారుతుంది. ప్రతి చేతికి వంటనేది మారుతూ వస్తుంది. అలాగే కొత్త వ్యక్తికి ఏ క్విజిన్ అంటే ఏ వంటలు, కాంటినెంటలా, చైనీసా, ఇండియన్నా, థాయా, ఇలా ఏమేమి ఇష్టమో గూడా మనం తెలుసుకోగలగాలి. వాళ్ళకి తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన వాటితో మనం మొదలుపెట్టాలి. ఏమిష్టపడతావు హ్మ్.
ఓకె. ఓకె. ఓకే. అయితే ఇప్పుడూ, నువ్వు ఎప్పుడన్నా కొత్తగా ఇప్పుడు ఒక వంటకం, ఆ వంటకం ఏంటంటే నీకు పెళ్లైతే గనుక మీ ఆయన కోసం, లేకపోతే పెళ్లి గాకపోతే గనుక వచ్చే ఆయన కోసం, అది వంటకం అని నేర్చుకొని ఆహ్, దాని కోసం మీరు ప్రిపేరైన సందర్భం ఏదైనా ఉందా?
అవును. హ్మ్.
ఇలా వండిపెట్టాలి ఈ వంటకం. ఏంది స్పెషల్‌గా ఇ ఇతని కోసమే చేస్తున్నా. అని మీకుమీరుగా అనుకోని ఈ వంటకాన్ని క ఒకటి సైడ్‌గా పెట్టుకునే సందర్భం ఉందా? ఇది ఎవరికీ టేస్ట్ చేపీయను. జస్ట్ వాళ్ళ కోసమే స్పెషల్ అని మీరు ప్రిపేర్ చేసుకుంది.
అంటే, ఆహ్, ఆ పెళ్ళయ్యాక, పెళ్లి కాకముందు హ్మ్. అలా, అలా ఇప్పటివరకు అంటే ఇప్ ఇప్పటి వరకు చదువు పైన కాన్సంట్రేట్ చేసిందే సందర్భాలున్నాయి కానీ, పెళ్ళెప్పుడవుద్ది, మొగుడెప్పుడొస్తాడు, మొగుడు, మొద్దులు, పిల్లలు అంత ఆలోచించలేదు. ఆ! ఎప్పుడూ కూడా కుటుంబంకి అన్నీ వంటలు చేసి పెట్టి ఉండ్ ఉండిన సందర్భాలే ఉన్నాయి. ఒక స్పెషల్‌గా ఇది చేసి పెట్టాలి అని ఆలోచించలేదు.
ఓకె. ఓకె. ఓకె. ఓకె. మరి ఇప్పుడు కుటుంబానికి చేసిన వాటిలో, స్పెషల్‌గా ఒకటుంటుంది కదా!
హ్మ్. ఉంటుంది చాలా ఉంటాయి. బిర్యానీసుంటాయి. వంకాయ పచ్చి పులుసు మా నాన్నకి చాలా ఇష్టం. వంకాయతో పచ్చి పులుసు చేస్తాము. ఆహ్, అది చక్కగా స్టవ్‌తో కూడా పని ఉండదు వంకాయలని జస్ట్ కాల్చుకుంటాం అంతే. వంకాయ కాల్చుకొని, దాని పై పొట్టంతా తీసేసుకొని వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆహ్, చింతపండు రసం పోసి చేత్తోనే చక్కగా మిక్స్ చేసుకొని, చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది. దానిలో కొక ఆమ్లెట్టు కొంచెం రైసు, నెయ్య వేసుకొని కలుపుకొని తింటే, చాలా ఇష్టపడతారు మా నాన్న. ఎప్పుడైనా ఆ!
అది ఆ ఐటెమ్ ఏంటది? ఒకటి హ్మ్. ఓకె. హ్మ్. యెస్. ఓకె. హ్మ్. సూపర్. <chuckles> మీకు కూడా ఇష్టమేనా అది?
ఆ! అంటే నేను అన్నీ తింటాను ఇది, అది అలా ఏం లేదు. ఆహ్, హ్మ్. అంటే మా నాన్నకి మా నాన్నతో ఎప్పుడైనా పనుంది అంటే, ఆయన్ని ఏమైనా అడగాలి పర్మిషన్స్ అడగాలంటే ఆయనకిష్టమైనవి వండి పెడితే
ఓకె. ఓకె. అప్పటికే <chuckles> వంట. వంటకం అనే ప్రయోగాన్ని, ఒక వంటకం అనే ఫార్ములా ప్రయోగిస్ ప్రయోగిస్తారనమాట.
ఆయన ఒప్పేసుకుంటారు. ప్రయోగం ఆ! అంతే కరెక్టే. సో, అలా హ్మ్. అలా కుటుంబంలో హ్మ్.
చాలా బావుంది. చాలా బావుంది. అయితే కుటుంబంలో, కొత్త హ్మ్. కొత్త వ్యక్తికి మీరు నేర్పించడం గాని, మీ విధానం గాని చూపిస్తారంటారు.
అవును. అవును. అంతే.
చాలా చక్కగా ఉంది. అయితే కుటుంబంలో కొత్త వ్యక్తికి వంట నేర్పించే విధానం. మీరైతే కనుక ఎలా నేర్పిస్తారు, ఎలా గైడ్ చేస్తారు, ఎలా చెప్తారు, ఎలా ఉప్పు, పప్పు అడ్జస్ట్ చేయడం నేర్పిస్తారు, అన్న విషయాన్ని మీకు తెలిసిన నాలెడ్జ్‌తో, మీకున్న అనుభవంతో చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడడం బాగుంది. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు
<giggles> హ్మ్. అవును. అవును. <giggles> హ్మ్. తప్పకుండా ఈ విషయం గురించి మాట్లాడడం, నాతో ఈ జ్ఞాపకాలన్నీ గుర్తు చేయించేలా చేసినందుకు, మీకు కూడా చాలా సంతోషం ధన్యవాదాలు.